మన అంటే, మనం దైనందిన జీవితంలో చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. ఎప్పుడో ఒకరోజు మనకి ఏ రకమైనటువంటే మి స్ట్రెస్ అయినా ప్రెజరైనా ఉన్నా, లేపోతే ఆనందంగా ఉన్నా, బాధగా ఉన్నా, ఆహ్, రిలీఫ్ కోసం సినిమా హాల్‌ని ఆశ్రయిస్తూ ఉంటాం కదండి!
అవునండి. నిజమే.
ఇందులో ఈ హ్మ్. పరిణామ క్రమంలో ఎంతోమంది నటులు, నటీ నటులున్నప్పటికి కొంతమంది బాగా నటించారనివి వాళ్ళ మీద యా అంటే, ఒక రకమైనటి అభిమానం ఉంటుంది. అలా మీకు నచ్చిన నటుడు గాని, నటి గాని ఎవరైనా ఉన్నారండి?
అవునండి. నాకు బాగా ఇష్టమైన నటీ నటులంటే ముగ్గురండి. ఒకటేమో, ఆహ్, ఎన్‌టీఆర్ గారు 'జూనియర్ ఎన్‌టీఆర్' గారు, 'పవన్ కళ్యాణ్' గారు, ఇంకా 'సమంత' గారు. ఈ ముగ్గురు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ! ఆళ్ళ యాక్టింగ్ బావుంటుంది. కొంతమంది పర్సనల్ లైఫ్ బావుంటుంది. ఆహ్, అలాగా వాళ్ళు మాట్లాడే విధానం గానీ అయన్నీ బావుండి నాకు వీళ్ళు ముగ్గురంటే చాలా ఇష్టం అనమాట.
ఆ! 'జూనియర్ ఎన్‌టీఆర్.' ఓహో! అవునండి. ఓహ్! అయితే అంటే ఇప్పుడు ఈ నచ్చిన ఒక నటి గురించి జెప్పండి 'సమంత' గారి గురించి? అంటే, ఆవిడ యాక్టింగ్‌లో మీరు చూసినటువంటి మిగతా నటులతో పోలిస్తే, కొత్త కోణం లాంటిదేవన్నా ఉందా? లేపోతే, ఏ రకంగా మీరు ఇష్టపడ్డానికి కారణం?
ఆ! ఉందండి. అంటే, 'సమంత' గారు చాలా అంటే చాలా మంచి నటండి. అంటే, కన్విన్సింగ్‌గా నటిస్తారు. ఒక చిన్న పిల్లలా నటించగలరు. అది వేరే ఎవరైనా చేస్తే హీరోయిన్స్ ఎందుకు ఈళ్ళు ఓవర్‌యాక్షన్ జేస్తున్నారు అనిపిస్తది.
అవునండి. ఆ! అవునండి. ఈవిడ్లో
అదే 'సమంత' గారు చేస్తే క్యూట్‌గా అనిపిస్తది.
అంటే కొంచెం సహజత్వం అనేదెక్కువుంటుంది.
ఆ! సహజంగా అంటే, ఇప్పుడు ఇప్పుడు గూడా చాలామంది హీరోయిన్‌లు చిన్న పిల్లలా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు.
ఆ! అవును.
సినిమాల్లో గాని. కానీ వాళ్ళు ఇట్టే లైక్ ఎందుకీళ్ళిలా యాక్ట్ చేస్తున్నారు నార్మల్‌గా చెప్పచ్చు కదా అనిపిస్తది. అది ఇప్పుడు 'మనం' సినిమా చూసారనుకోండి. 'మనం' సినిమాలో ఆహ్, 'సమంత' గారు. ఆహ్, 'నాగార్జున' గారితో చిన్న పిల్లోడు చిన్న పిల్లలా యాక్ట్ చేస్తారు అనమాట. అంటే మదర్ అండ్ మదర్ క్యారెక్టర్ కానీ మదర్ అని తెలీదు అన్నట్టు ఉంటది కదా! ఇలా చిన్న పిల్లోడినే ట్రీట్ చేసినట్టు క్యూట్‌గా యాక్ట్ చేస్తారు. అట్లా ఏ హీరోయిన్‌ని ఆ ప్లేస్‌లో ఊహించుకోలేమ. అంత క్యూట్‌గా యాక్ట్ చేస్తే మనకంత కన్వీన్సింగ్‌గా అనిపిస్తది అన్నట్టు అనిపించదనమాట వేరే ఏ హీరోయిన్ నటించినా.
అవును. అవునండి. అవును. సమంతే. అవును. ఆ! మదర్ అని తెలీదు. ఆ! అవునండి. అవునండి. అవునండి. అవునండి. అంటే అంత అద్భుతంగా ఆవిడ అంటే ఆ సహజత్వం అనేటువంటిది మీకు బాగా నచ్చిందంటారు? ఆ! హ్మ్.
ఆ! ఆ! సహజత్వం అనేది నాకు బాగా నచ్చింది. అది కన్విన్సింగ్‌గా అనిపిస్తుంది నాకు. ఏదో ఎక్కడో నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టేసినట్టు లేదో వింతగానో అనిపించట్లేదు. సహజంగా ఒకళ్ళు ఎలా ఉంటారో అలానే ఒక మనిషి అక్కడ ఇప్పుడు ఒక పిల్లోడితో ఒక తల్లి ఎలా యాక్ట్ చేస్తదో అలానే ఉంటది. ఇంకొక సినిమా, నాకు బాగా నచ్చిందైతే 'ఓ బేబీ'.
ఆహా! ఆహా! అవును. ఆ! 'ఓ బేబీ.' అవునండి. అందులో ఆవిడ 2 రకాల పాత్రలు పోషిస్తారు.
ఆ! అందులో అవును. 2 రకాలు ఇప్పుడు ఒక అంటే ఒక బామ్మా, ఒక పడుచి పిల్లలా అయింది. ఆ పడుచుపిల్ల బామ్మ చేసినట్టు చేస్తూ మళ్ళీ కవర్ చేసుకుంటూ మళ్ళీ పడుచుపిల్లలా ఉండాలి. ఆ! సన్నివేసాలు, ఆ బామ్మ చిన్నప్పుడు కష్ పడిన కష్టాలు, ఆ సీన్సుంటాయి. అక్కడ పాటలు గానీ, ఆవిడ యాక్టింగ్ గాని, అవన్నీ కూడా చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. చాలా నిజంగా కనెక్టవుతాం. అక్కడ నిజంగా జరుగుతుంది అని.
ఆ! అవును. అవునండి. అవునండి. ఆ! యాహ్! అవును అవును. అవునండి. అందులో మీకు గుర్తుంటే ఒక సీన్ కూడా ఉంటుంది. ఆ అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడుతా ఉంటాడు. ఆ అక్కడికెళ్ళి కూర్చుందర్వాత ఏంటిరా అబ్బాయి ఇది అంటే, నీ మాటతీరేంటి ఇలా ఉంది? అనేటట్టు ఉంటుంది మీకు జ్ఞాపకం ఉందా? ఆ సీను?
అవును. అవును. అవునండి. జ్ఞాపకం ఉంది. అది చాలా బా అదే. ఒక బామ్మాల అన్నట్టు ఇప్పుడు సమంత గారిని చూసినా అందులో ఒక భామ కనిపిస్తారు. సమంత గారు కనిపించరు. మ లేదు. అయ్య! అయ్యో! బామ్మలా మాట్లాడేసింది. కవర్ చేసుకోవాలి చిన్న పిల్ల అని మనం మళ్ళీ అనిపిస్తూ ఉంటది మనకే.
హ్మ్. ఆ! అవును. ఆ!
అలాగా కన్విన్సింగ్‌గా ఉంటుంది. అందుల్లో కూడా చాలా పాటలుంటాయి. ఆ బిడ్డనెత్తుకొని ఆవిడి ని పడిన కష్టాలన్నీ ఒక పాటుంటది. అందులో కూడా సహజంగా నటించడం అదంతా కూడా చాలా మంచిగా అనిపిస్తదనమాట.
అవునండి. అవును. అవునండి. హ్మ్.
ఆవిడ యాక్టింగ్ గానీ, ఆవిడ అదే కాకుండా, బయట చేసే చారిటీస్‌ గానీ. ఆహ్, ఆవిడ పర్సనల్ లైఫెంత ఇన్స్పైరింగుంటుందో, ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచొచ్చి. యాడ్స్ చేసుకుంటూ, ఇంట్లో సపోర్ట్ చేసుకుంటూ. మంచిగా హీరోయిన్‌గా ఎదిగి, నలుగురికి ఇప్పుడు న అనాధా పిల్లలకి, ఆడపిల్లలకి ప్రత్యుష ఫౌండేషనని పెట్టి. దాన్ని నడిపిస్తూ. చాలా ఆహ్, మంచి కార్యక్రమాలన్నీ ఆవిడ చేస్తూ ఉంటారండి. అది చాలా ఇన్స్పైరింగనిపిస్తది. ఒక ఆడపిల్ల, ఆవిడ్ని చూసి చాలా ఇన్స్పైరవ్వచ్చు. ఎలా ఎదగాలి. అంటే, ఎన్ని ఒడిదుడుకులైనా మన జీవితంలో ఉంటాయి. మనం ఏ స్టేజ్‌లో అయిన ఉండొచ్చు. మనం, పెద్ద కలలు కనోచ్చు. ఆ పెద్ద కలల్ని నెరవేర్చుకోవచ్చు అనేది, ఆవిడ చేసి నిరూపించారండి. అది ఏ ఫీల్డ్‌లో అనొచ్చు ఆవిడ సినిమా ఫీల్డ్‌లో చేశారు? మనం మన ‌ ఫీల్డ్స్‌లో మనకు నచ్చిన ఫీల్డ్స్‌లో మనం చేసుకోవచ్చని ఇన్స్పిరేషనిస్తారనమాట ఆవిడ.
అవునండి. అవును. ఆ! అవును. హుహు. అవును. అవును. అవును. ఆ! అంటే, అందులో ఆవిడ మంచి మనసు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందండి. ఎందుకంటే అంత మంచి మనసు, అందరికి ఉండదు. మందిగాదు.
అవునండి. అవును. నిజమే. అంతంటే, ఎంత చేసినా మళ్ళీ వదిగుండి. అలాగా పోడ్ పోడ్ కాస్ట్ చేస్తారు. హెల్దీగా ఉండాలనేది అన్నీ, చెప్తూ ఉంటారు. ఆ! మా అందరిక మంచిగా అన్నీ, ఉంటాయి ఆవిడ ఆవిడ చేసే పనులన్నీ కూడా చాలా బావుంటాయనామాట.
ప్రజలకు ఉపయోగపడాలి ఆ! అవునవును. అవును. ఎవరైనా కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన ఊరికే ఏమి స్పందించరు కూడాను. ఆ మనం ఈ ఇన్‌స్టాగ్రాములవి చూసి చాలా చక్కగా మాట్లాడతారు. చక్కగా ఉంటారు 'సమంత' గారు. హ్మ్. అలాగే మరి మీది 'జూనియర్ ఎన్టీఆర్' గారున్నారు కదా! ఈయనిలో మీకు నచ్చినటువంటిది ఏంటి?
అవునండి. అవునండి. అవ్ ఆయన ఎందుకు నచ్చుతారంటే ఆయన ఒక విలక్షణ నటుడండి. ఆయన స్క్రీన్ మీద ఉంటే అసల, కళ్ళు అలా వేరే వాళ్ళ మీదకెళ్ళవు. ఆయన మాట్లాడే పద్ధతి గానీ, డిక్షన్ గానీ ఆహ్, ఆహ్, డైలాగ్ డెలివరీ గానీ ఎక్స్‌ప్రెషన్స్ కానీ అన్నీ అసలా, సూపర్‌గా ఉంటాయండి అసల. ఆయనని, అసల ఎవ్వరు ఈ కాలంలో ఆయనంత గొప్పగా ఎవ్వరు నటించలేరండి.
ఆ! అవునండి. అవునండి. అవునండి. ఆ! హ్మ్. ఓద ఓ అంటే అంత హ్మ్
యాహ్! అది అనిపిస్తది నాకు.
ఆ రకమైనటువంటి అంటే నటనలు రాజసం అనేటువంటిది ఉట్టిపడుతూ ఉంటుందంటారా మీరు గమనించ
ఆ! అంతే వ ఆయనకి వారసత్వంగా పెద్ద 'ఎన్టీఆర్' గారి నుంచి అలా నటనలో అది ఒచ్చిందనమాట. చాలా అందంగా నటిస్తారు. కన్వెన్షనల్‌గా, ఇప్పుడు ఎమోషన్ సీన్ ఉందనుకోండి. ఆ ఎమోషన్ సీన్ మనకు అర్థమవుతది. మనకి ఏడుపొస్తది. ఆయన ఎమోషన్ మనకు అర్థమవుతది. బాధ. ఆ అన్నీ కూడా కరెక్ట్‌గా మనకి, ఆహ్, వస్ ఆహ్, కనెక్ట్ అవుతాయన్నమాట.
ఆహాహా! అవునండి. ఆ! ఆ! అంటే, ఈ మధ్య కాలంలో ఆయన నటించిన చిత్రంలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏదైనా ఉందా? ఈ చెప్పగ
నాకు 'ఆర్ఆర్ఆర్‌లో' సీను ఉంటది. 'కొమరం భీముడో' సాంగుంటది గదండీ! ఆ సాంగ్ దగ్గర ఆయన పాడే పాట ఆయనకి ఆహ్, ఎక్స్‌ప్రెషన్స్ ఆ పాట పాడుతున్నప్పుడు, చాలా బావుంటది.
ఆ! ఆ! అవును. ఆహా!
ఆ! అదే దాంట్లో అంటే అందులో ర డబుల్ రోలు అంటే, డబల్ రోల్ అంటే, ఆయన ఆహ్ వేరే కవరప్ చేసుకొని ముస్లిం కింద యాక్ట్ చేస్తారు కదండీ! ఆ! అదంతా చాలా అమాయకుడిలాగా అసలా ఏమి తెలియనోడిలాగా ఉంటారు. దాని తర్వాత మళ్ళీ
ఆ! ఆ! ఆ! అవునండి.
అతనెప్పుడైతే కొమరం భీముడని తెలిసిన తర్వాత ఆహ్, వేరియేషన్ ఆహ్, ఎనర్జీ అంతా మారిపోతది. అరే! ఇప్పటిదాకా ఆ మాయకుడిగా ఉన్నాయన ఫుల్లు ఆహ్, యాక్షన్ మోడ్‌లోకెళ్ళిపోతారు. దాని తర్వాత మళ్ళీ 'రామ్ చరణ్' గారు ఎప్పుడైతే ఆహ్, ఒక ఒక ఏ సీన్‌లో బాగా ఆయన యాక్టింగ్ అంటే, "అడవి మనిషిని తల్లి అర్థం కాలేదు" అని అంటాడు 'రామ్ చరణ్' గురించి నిజం తెలిసినప్పుడు 'ఆలియభట్' గారు చెప్పినప్పుడు. ఆ ఎక్స్‌ప్రెషన్స్ గానీ, అక్కడ యాక్టింగ్ గానీ, అసలు నిజంగా అమాయకత్వము ఎక్కడెయ్యాలో అంత అమాయకత్వం, ఎక్కడ యాక్షన్ చేయాలో అంత యాక్షన్ జేస్తారు. డైలాగ్ డెలివరీ ఎంత సుస్పష్టంగా తెలుగు మాట్లాడతారంటే, అసలిప్పట్లో ఎవ్వరు అంత సుస్పష్టంగా తెలుగు మాట్లాడి డైలాగ్ డెలివరీ చేయరనమాట.
ఆ! అవును. ఆ! హ్మ్. ఆహాహా! అవునండి. అవును. ఆ! హుహు. మాటతీరులోకి కూడా మంచి వి ఇదుంటుంది. న్ అంటే నటన నైపుణ్యం కూడా చాలా బావుంటుందిలెండి. ఆయనది. ఆ!
ఓకే. అవునండి. నటనా నైపుణ్యం అనేది చాలా బావుంటుంది. అసలా.
అవును. అంటే ఈ నవరసాలని కూడా పండించగల అంటే ఇప్పుడు కొత్త నటుల్లో ఈయన ప్రముఖంగా చెప్పుకోవచ్చేమొ బహుశా మా అన్ అన్ని రసాలు.
అవునండి. అంటే చాలా సినిమాలు చాలా సినిమాలు. ఆయనది ఇంకా మంచి సినిమా అంటే ఆయన ఫుల్ యాక్టింగ్ పొటెన్షియల్ చూసిన సినిమా అంటే 'జైలవకుశ'.
ఆ! ఆ! ఆహా! ఉన్నా
అందుల్లో ఆ! 3 క్యారెక్టర్లు జేశారాయన. లవుడు, కుసుడు, జై. అసలు జై కిందా లిటరల్లీ ఆయన విలనైనా సరే అందుల్లో. ఆహ్, కొంచెం నత్తి ఉన్నట్టు మాట్లాడ్డము. ఆ విలనిజాన్ని కన్వే చేయడము. అసలతను ఆరు క్యారెక్టర్‌లో ఉండిపోతారనమాట. అది ఎంత బావుంటుందో అసలా. హ్మ్. ఆయన యాక్టింగ్ ఎంత బావుంటు అంటే 3 పాత్రలకి వేరియేషన్. ఇప్పుడు కుశుడున్నాడనుకోండి. ఆయన కొంచెము ఏంటంటే కొంచెం కన్నింగా, కొంచెం దొంగ చిలిపిగా అలా ఉంటారు. లవుడు కింద చేసేతప్పుడు మళ్ళీ ఏంటంటే చాలా ప్రశాంతంగా మంచొడికిందుండాలి. మళ్ళీ జై కింద చేసేతప్పుడు చాలా కన్నింగ్‌గా. ఆ లుక్కు కూడా అంటే కళ్ళు, ఆ లుక్కు, ఆ నత్తి, నత్తి ఉన్నా సరే జనాలు భయపడతారు. ఆయనలా మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు నత్తింటే యూజువల్‌గా ఏంటంటే ఎవడ్రా ఈడు ఇడు అని చెప్పి ఈ ఏ ఎటకారం జేస్తారు. కానీ నత్తి ఉన్నా సరే ఆయన యాక్షన్‌తో, ఆయన విలన్ అని ఆయన‌ని చూస్తే భయపడేలాగా కన్విన్స్ చేశారు. యాక్టింగ్. అది ఎంత మెస్మరైజింగ్‌గా అనిపిస్తదంటే నాకు నిజంగా. అట్లా ఇప్పుడు ఈ టైంలో ఏ యాక్టర్ అంత అందంగా అసలా. యాక్టింగ్ చేసి కన్విెన్స్ చేయలేరు. జ యాక్టింగ్ చేస్తారందరూ. కానీ. ఇంత అందంగా ఇంత కన్విన్సింగ్‌గా చేయలేరు అని నా అభిప్రాయం అనమాట.
అవునండి. ఆహా! ఆహా! అవును. అవును. ఆదే అందులోయి. జీవించేశారు. హ్మ్. ఆహా! ఆ! ఆ! ఆహా! ఆ! అవును. క్రూరంగా. ఆ! ఆ! అవును. ఆహా! ఆ! కన్విన్స్ చేసారు. ఓహో! ఓహ్! అంటే అద్భుతంగా నటించా ఆ! ఆ! అంటే జీవించేస్తారనుకోండి ఒక రకంగా. ఆన్ ఆ రకంగా మనం ఆ
ఆ! అవునండి. అంటే ఆ పాత్రకి ప్రాణం పోస్తారు అని చెప్పొచ్చు.
ప్రాణం పో ప్రాణం పోస్తారు. హ్మ్.
ఇంకా చాలా అంకా డాన్స్. ఆయన డాన్సైయితే ఇంక చెప్పరవసరం లేదు. చిన్నప్పటి నుంచి ఆయన క్లాసికల్ డాన్సర్ కాబట్టి ఏ స్టెప్సైనా ఈజీగా చేసేస్తారు అట్లా. ఇంకా చాలా కొరియోగ్రాఫర్స్ చెప్తారు. ఇప్పుడూ హీరోయిన్స్ కానీ, సైడ్ యాక్టర్స్ కానీ రోజంతా ప్రాక్టీస్ చేస్తారు. రిహార్సల్స్‌కొస్తారు. ఆయన జస్ట్ అలా చూసి చేసేస్తారు వెంటనే. స్టెప్ అక్కడికక్కడ చూసుకొని అలా చేసేస్తా
ఆహా! ఏ ఇదిగో జా ఆ! ఓహో! అంటే ఇన్ నాట్యంలో ప్రావీణ్యం ఉంది కాబట్టి అలా చేసేస్తారనమాట.
ఆ! అలా చేసేస్తారు. ఆయన లిటరల్లీ చెప్పాలంటే నంబర్ 1 యాక్టరండి. యాక్టింగేంటి డాన్సేంటి అంతా కూడా నంబర్ 1గా చేస్తారయన.
ఆ! ఓహో! మరి. ఈ మన ఈ పవర్ స్టార్‌గా పిలవబడే 'పవన్ కళ్యాణ్' గారి గురించి. మీ అభిప్రాయం చెప్పండి.
అయినా పర్సనల్‌గా అంటే నాకు చాలా ఇష్టమండి. అంటే మూవీస్ పరంగా ఓకే. మంచి యాక్టింగ్ చేస్తారు. ఓకే. మంచి పొజిషన్‌లో ఉన్నారు. మంచి ఫాండమ్ ఉంది. అంతా ఓకె. ఆయన సినిమాలు బావుంటాయి. ఆయన ఫిలాసఫీస్ బావుంటాయి. ఆయన నట్ ఆయన ఏంటంటే వే నచ్చుతది నాకు ఆయన, పొలిటికల్‌గా మాట్లాడే విధానం గానీ. ఆయనా ము ఆయన జేసుకున్నంటే మూవీస్ ఇప్పుడాయనకి తెలుసు. పెద్ద పెద్ద రోల్స్ ఆయన చేయలేరు. నాకెట్లాంటి రోల్స్ సూట్ అయితాయో అట్లాంటి రోల్స్ ఆహ్, ఇప్పుడు మనకు 'ఓజీ' ఒచ్చింది. ఫాన్స్‌కి ఎట్లాంటి రోల్స్ అయితే ఇష్టము? ఎట్లాంటి రోల్స్ అయితే బావుంటాయి అనేవి ఆయనకి తీసుకొని అలాంటివి చేసుకున్నప్పుడు చాలా బావుంటాయి మూవీస్. కానీ అన్నీ ఆ! ఆయన పరిధి తెలుసు. కానీ ఇప్పుడు మూవీస్ ఇప్పుడు ఆయన బాగా మంచి మూవీ అంటే ఆయన రైటింగ్ గాని, ఆయన డైరెక్ట్ చేసి తీసుకున్న మూవీ 'జాని' మూవీ చాలా నచ్చుతది నాకు. అందులో చాలా బావుంటదనమాట. మూవీ అంత. కానీ ఆ టైంలో ఆహ్, అది జనాలకి అర్థం కాలేదంతగా కాన్సెప్ట్ అనేది. బట్ ఆయన యాక్టింగ్ గాని, ఆయన ఫిలాసఫీస్ అంటే ఒక ఫిలాసఫీ నేను విన్నదేంటంటే, ఆయన కెరిర్ స్టార్డింగ్‌లో 'కోక్' యాడ్ చేశారు. 'కోకోకో'ల యాడ్.
ఆ! ఆ! అవునండి. ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆహా! అంటే ఆయన పరిధి ఎంతో తెలుసనమాట ఆయనకి. ఆ ఇంతవరకే నేను ఆ! ఆ! హ్మ్. ఆ! 'జాని'. హుహు. హ్మ్. హుహు.
ఆ! పెప్సి యాడో, కోకొకోల యాడో చేసారనమాట. చేసినప్పుడు ఆయన ఫస్ట్ చేసేసారు. తర్వాత నుంచి "ఇది నేను తాగను, నేను తాగనప్పుడు నా ఫ్యాన్స్ ఎందుకు తాగమని, నేను ప్రమోట్ చేయాలి" అని చెప్పి, అప్పటి నుంచి ఆయన ఏ యాడ్స్ చేయరు. నేను వాడనేవి నేను ఎందుకు ఆడ్ కమర్షియల్ చే కమర్షియల్ యాడ్స్ చేయాలని చెప్పేసి. ఇప్పటికే చూసుకుంటే...
ఓహో! హ్మ్. హ్మ్. ఓకే అనకా. ఆ!
పెద్ద, పెద్ద హీరోసందరూ యాడ్స్ చేస్తారు. ఇపుడు మన చిరంజీవి గారి దగ్గర నుంచి, ప్రతి ఒక్కళ్ళు రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు అందరూ యాడ్స్ చేస్తారు. ఏదో ఒక యాడ్స్. పవన్ కళ్యాణ్ గారి దొక్క యాడ్ కూడా ఉండదు. అడ్వర్టైజ్‌మెంట్. కూడా.
అవునా! అవునండి. ఉండదండి. అవునవును. అవునవును. అంటే ఆయన
అది, అది ఒక మంచి హాబిట్. ఎందుకంటే, ఆయన వాడనివి ఆయన ఫాన్స్ "నా ఫాన్స్‌కి గాని, ప్రజకి గాని, ఎలా వాడమని చెప్తాను, నేను చేయను" అనేది ఒక మైండ్ సేటనేది కూడా చాలా నచ్చుది. ఎందుకంటే సామాజిక బాధ్యత ఉంది ఆయనకి. అని అనిపిస్తంది.
అవును. ఆహా! అవునండి. ఆ సామాజిక బద్ చాలా ఉంది. చాలా ఉందండి. కానీ ఆయన కూడా అంటే, పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారా? అన్నట్టు నటిస్తారు. బాగా నటిస్తారు.
అండ్ ఇంకొకటి అవును. మంచిగా నటిస్తారు. నటనా విషయంలో ఓకే, అంటే ఇప్పుడు నేను నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు నటనాపరంగా చాలా ఇష్టం కాబట్టి, ఆయనతో కంపేర్ చేస్ చేసే అంత పెద్ద యాక్టర్ కాకపోయిన ఈయనా, ఈయన యాక్టింగ్ కూడా చాలా కన్విన్సింగ్‌గా, చాలా బావుంటుంది. నటన నటనా ప్రావీణ్యం అయితే ఉంది. కానీ, అంటే పెద్ద యాట్ ఆహ్, బాగా ఆ ఆస్కార్ లెవెల్ యాక్టరన్నట్టు అయితే కాదు.
హ్మ్. ఆ! అవునండి. ఆ! కాదు. అంటే మీరే చెప్పారుగా ఇప్పుడు ఆయన పరిధి ఆయన తెలుసుకొనీ నటించడం. అంటే గవుక్కునెళ్ళిపోయి ఏదో పౌరానిక పాత్రేసేయడం, "హితుడా ఆగాగు" అనే డైలాగులు చెప్పేయడం. ఇలాంటివి చెయ్యరు. ఆయన ఎందుకు చేయ్యరంటే ఆయన పరిది ఆయన తెలుసుకున్నారని అంటున్నారు కదా మీరేను?
అవును. ఆ! అలా హ్మ్. అవును. అవును. ఆయన పరిదాయన తెలుసుకున్నారు. ఇంకొకటేంటంటే, ఆయన రాజకీయంగా కూడా చాలా ఇష్టం అనమాట నాకు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆప్ ఎవరైనా? రాజకీయ పరంగా చూస్తే ఓడిపోయిన తర్వాత ఏమన్నా ఉంటే ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తారు. ఆహ్, ప్రతిపక్షంలా ఉండి లేకపోతే సా ఒక పార్టీ నేతగా, ఒక పౌరుడిగా ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని ప్రశ్నిస్తారు గానీ, ఈయన సొంత డబ్బులు పెట్టుకొని ఈయన సొంతంగా నాకు పవర్ రాలేదు. పవరొచ్చుంటే పవర్ ప్రకారం చేసేవాడిని. పవర్ రాలేదు. కాబట్టి నార్మల్‌గా నా డబ్బులు నేనిచ్చి హెల్ప్ చేస్తాను అని ఎవ్వరు చేయరు. ఆహ్, రాజకీయ నాయకులు, ఆయన చేస్తారు. ఇంకా ఇప్పుడు కూడా ఆయన నాయకుడయిన తర్వాత కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవట్లేదు. ఆ డబ్బులు కూడా ఆహ్, పేద విద్యార్థులకి, తల్లిదండ్రులు లేని విద్యార్థులకి
ఆ! ఆహా! ఆ! ఆ! అది. అవును. హ్మ్. అవునవునవునండి. అవునండి. అంత కస్ హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును.
చదువు జెప్పిస్తున్నారనమాట.
ఆహా! ఆయన వచ్చే జీతంతోటా?
నాకు నా మీద గవర్నమెంట్ ఏమీ ఖర్చుపెట్టనవసరం లేదు. నేను బానే సంపాయించుకున్నాను. నా సంపాదనతోనే నేను నా పార్టీ ఆఫీస్‌కొస్తాను. నా పార్టీ ఆఫీస్‌లొ మెయింటైన్ చేసుకుంటా. నా ఎమ్మెల్యే కార్యాలయాన్ని నేను మెయింటైన్ చేసుకుంటాను. అంతేగాని. నాకు గవర్నమెంట్ తరపున ఎటువంటి ఖర్చు పెట్టనవసరం లేదు. ఆ డబ్బులేవో ఆహ్, ఆయన సెలెక్టెడ్‌గా సెలెక్ట్ చేసుకున్నారనమాట ప్రజల్ని. వాళ్ళు ఆహ్, ఏంటి స్టూడెంట్స్ ఎవరికైతే తల్లిదండ్రులు లేరో, ఫైనాన్షియల్‌గా చదువుకోలేరో. వాళ్ళని చదివిస్తున్నారు. అలాగే. ఇంకా చెప్ చెప్పాలంటే ట్విట్టర్‌లో ఏదన్నా పెట్టగానే ఇది మా ఊర్లో ఈ సమస్యుంది. ఆ! ఇక్కడ రోడ్లు బాలేమని చెప్పాం గానే, వెంటనే స్పందిస్తారు. వేయిస్తారు. ఇడ చాలా అయితే మొన్న రీసెంట్‌గా చూసింది ఒక ట్రైబల్ ఏరియాలో. వాళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కరెంట్ రాలేదు వాళ్ళకి. ఇప్పుడు ఈయన కరెంట్ తెప్పించారు. ట్రైబల్ మినిస్ట్రీ కింద. సో అలాగా ఒక ఫైటర్ అనిపిస్తారు ఆయన. మంచిగా జనాలకి మంచి చేయాలి అనేది. ఆయనకి ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే ఆయనకి ఇమిడు ఉంది. ఒక నేచురల్ లీడర్ అంటే, మనకి బాల్యం నుంచి కొంతమంది అలా పుడతారు లీడర్షిప్ క్వాలిటీస్‌తో. అలాంటి వాళ్ళల్లో ఆయనొకాయన అలాగే సినిమాలు కూడా మంచిగా నట్ మంచి నటుడు. మంచి మనిషని జెప్తానాయన్ని.
హుహు. హ్మ్. ఆహా! ఆహా! ఆ! అవును. ఓహో! హ్మ్. అవును. హ్మ్. ఓహో! ఓహో! ఓహ్! అవును. అవునండి. అదేలెండి. అయితే మీకు నచ్చిన నటుడి గురించి, ఒక నటి గురించి. ఇద్దరు నటుల గురించి చాలా చక్కగా చెప్పారు. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.